పెద్ద దెబ్బేమన్నా తగిలిందా? మీ నోస్‌కి గాని తలకి గాని అట్లా ఏదైనా? హ్మ్.
హ్మ్. ఆహా! నోస్ న్ నోస్‌కి ఆ! తగలేదు. నాకు కొంచెం బాక్ బాక్ రాసుకుపోయింది. ఆ! మనకి ఒక సైడ్ వీపు రైట్ సైడ్ వీపు రాసుకుపోయింది నాకు.
ఆహా! ఆ! ఆ! ఓకే. హ్మ్.
హ్మ్. <giggles> అప్పటినుంచి నాకు వాసన రాదు. అది ఏమనుకోవాలో అది. అంటే మంచిది అనుకోవాలో లేకపోతే, చెడుది అనుకోవాలో గాని ఆహ్, కొన్ని సార్లు అనిపిస్తుంది అస్సలు రాదు. హుహు.
ఓహ్! అంటే అస్సలేం రాదా? అసలు ఎంత ఇప్పుడు దూపం ఎస్తుంటారు గదా! ఇళ్ళలో. ఈ ఇదేంటి సాంబ్రాణిలు, ఈ గుగ్గిలాలిలా ఎస్తుంటారు గదా! అయినా కూడా రాదా మీకు?
హుహు. హ్మ్. హ్మ్. ఏది రాదు. అది ఒకవేళ ముక్కులో బెట్టుకున్న. గూడ రా నిజంగా చెప్తున్నాను.
అయ్యయ్యో! భలే నిజంగానే షాకింగ్‌గా ఉందండి. ఆహ్, మీరు మరి చూపించుకున్నారా? డాక్టర్ దగ్గరికెళ్ళారా?
హ్మ్. ఎక్ హ్మ్. అంటే నాకదంతా ఏమంటారు పెద్ద ఇష్యూ లాగా అనిపియలేదు. అంటే జీవితాలే మారిపోయేంత పెద్ద ఇది ఆ! మారిపోతే ఎందుకు మారిపోవండి? ఒకసారి ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుంది మా ఇంట్లో.
ఆ! అదే కాని పెద్దయ్యకి కూడా? హ్మ్. హ్మ్. అమ్మ! నిజం. ఆ! హ్మ్.
అందరికోస్తుంది వాసన. ఎ ఆహ్, నేను ఇంట్లోనే గూర్చొని ఉన్నా అలానే. చేరెసుకొని. పాటలు వింటూ ఫోన్ జూసుకుంటూ. ఆ! మా అమ్మ ఒచ్చి "ఎం రా! గ్యాస్ లీక్ అవుతున్నా జూస్తలేవు?" అంటే ఎక్కడ లీక్ అవుతుంది. బానే ఉంది గదా! అని జెప్పాను. వాసనొచ్చి మొత్తం మీ ఇల్లంతా వ్యాపించిందంట ఆ వ స్మెల్.
హ్మ్. ఓహ్! ఆ! అయ్యయ్యో! ఆ స్మెల్ అంతా. గ్యాస్ స్మెల్. ఆ! అమ్మ! అవునా? హ్మ్.
హ్మ్. హ్మ్. అలాగే నాకా హ్మ్. ఆ! వాసన అది కొన్ని సార్లు ఎప్పుడో ఒకసారి దానికంటే నా ముక్కుకి ఏమైపోతుంటుందో కొన్ని సార్లు అలా ఒచ్చిపోతూ ఉంటుంది.
హ్మ్. హ్మ్. ఓహ్! మరి మీరు ఖచ్చితంగా మీరు చూడ్ చూబించుకోవాల్సిందండి. అసలేంటో ప్రాబ్లమ్ తెలిసేది గదా!
హ్మ్. అవును. అవును. ఒకసా అదే చూడాలండి. అంటే నాకంత పెద్ద సమస్య లాగా <giggles> ఏం అనిపించ్ అంటే ఆహ్, చూపించుకోవాలి అనే ఒక థాట్ గూడా ఇప్పటి వరకు రాలేదు మీరు జెప్పే వరకు.
హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. అదే. అయితే ఈ వాసన టాపిక్ మనం తీసేసి <giggles> వాసన గురించి మాట్లాడుకోకుండా ఇప్పుడు నిద్ర బోడానికి
హ్మ్. <chuckles> ఓకే. ఆ! సెంటెడ్ క్యాండిల్ ఉంటారు గదా! దాన్ దాని గురించి.
ఆ! అవును. అవును. నిజం. నిజం. అక్కడే అనుకు అక్కడే చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమందికేంటంటే ఫ్యానేస్తే బావుంటుంది. నిద్ర బడుతుంది. లేకపోతే కొంతమందికి ఫ్యాన్ లేకపోతే బావుంటుంది. ఆహ్, లేదంటే కొంతమందికి ఎయిర్ కండిషనింగ్ ఉండాలి. వెచ్చగా ఉండాలి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి గదా! మీకు ఏ ఏ కండిషన్ ఉంటే అంటే గాలి గావచ్చు క్లైమేట్ అంటే టెంపరేచర్ గావచ్చు. ఏదుంటే మీకు బాగా నిద్ర పడుతుంది అనిపిస్తుంది?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.

అలాగ ఆ వెల్త్ కొంచెం వెల్తురోస్తుంటే అది కొంచెం హాయిగా నిద్ర పడుతుంది. ఆహ్, హ్మ్, ఆహ్, లేకపోతే మరీ చీకటిగా ఉంటే గూడా కొంచెం భయమయతుంది గాబట్టి. ఆహ్, ఆహ్, కొంచెం వెల్తురు పెట్టుకుంటాను. ఆహ్, అలా కనిపి హ్మ్.
హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. ఆ! <chuckles> హ్మ్. ఆ! అయితే ఇప్పుడు కొన్నిసార్లేంటంటే మీరు బాగా అలసిపోయి ఆహ్, పడుకున్నప్పుడు. మీ ఇంట్లో వాళ్లేవైనా శబ్దాలు చేస్తూ, లేకపోతే పక్కింట్లో కావచ్చు. ఇట్లాంటి శబ్దాలున్నప్పుడు అది నిద్రపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఇప్పుడు కొంచెం మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంటే ఆహ్, దాదాపు 12 గంటలు ఒంటి గంట సమయంలో బాగా నిద్రొ‌స్తూంటుంది మనకి. అలాంటి సమయాల్లో పెద్ద పెద్ద శబ్దాలు అసలు పెద్ద శబ్దాలు ఇంచ్ ఇనిపిచ్చినా ఆహ్, లేవను నేను. చాలామందిగూడా అలానే అవుతుంటుంది. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ పెద్దగా. అవునవును. వె మెలుకువ రాదు. హ్మ్.
హ్మ్. ఇ ఇలాగ ఎవరైనా తట్టి లేపితే అలాగ లేవచ్చు గానీ, ఈ శబ్దాలకి అలాగ ఏం కాదు మాక్సిమం. ఆహ్, ఐ అంటే డిస్టర్బెన్స్‌లు పెద్దగా సౌండ్లు అవు అంటే పడుకునే ముందు మనకి సౌండుంటే ఇబ్బందౌతుంది. బట్ నిద్ర పట్టదు.
హ్మ్, హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అంటే నిద్ర పట్టే వరకు. హ్మ్.
హ్మ్. నిద్ర పట్టినతర్వాత కొంచెం మనకి శబ్దాలవి ఏమివున్నా ఆహ్, పడుకోవచ్చు కొంచెం. హ్మ్. పెద్దగా ఇది కాదు. అవును.
హ్మ్. పెద్దగా ఆ! పెద్దగా ప్రభావం చూపదంటారు. <sniffs> హ్మ్. అయితే కొంతమందికి ఈ అలవాటుంటుంది కదా. మ్యూజిక్ వింటూ పడుకోడము. లేకపోతే ఏదో ఒక పాట పెట్టుకొని అదే పెట్టి పడుకోడము. లేదా కొంతమందైతే భజనలు పెట్టుకొని పడుకుంటూంటారు. ఇట్లా మీరెప్పుడైనా చేశారా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఆ! చేస్తానండి. అంటే, నిద్రకు ముందు ఆహ్, పాటలు కొన్ని పాటలు వింటే నిద్ర బడుతూ ఉంటుంది. లేకపోతే ఏం <chuckles> చేస్తూంటానంటే, నాకు నచ్చని టాపిక్ ఏదన్న ఉంటే దాన్ని పెట్టుకొని వింటూ ఉంటాను. ఆ యూట్యూబ్‌లో. హ్మ్.
హ్మ్. హ్మ్. ఓహ్! అంటే బోర్ కొట్టి నిద్ర వచ్చేస్తుందంటారా?
బోర్ గొట్టి నిద్రొ‌చ్చేస్తుంది ఆటోమేటిక్‌. మనకి తెలిసిందే అది. చిన్నప్పటి నుంచి ఆహ్, మనకి ఆహ్, చదివేటప్పుడు కూడా నిద్ర వస్తు ఉండేది గదా?
ఆ! ఆ! అవునవును. ఆ!
ఏదన్నా పుస్తకం పట్టుకుంటే ని‌ద్రొ‌స్తూండేది. ఆహ్, అన్ ఆ ఒకొక్కసారి అనిపిస్తుండేది, ఈ కొంచెం నిద్ర కోసం తయారు చేసినట్టున్నారు ఈ పుస్తకాలు అని జే జేప్పేసి. <chuckles> అలాగ
అవును. హ్మ్. అవును. నిజంగానే. కొంతమందికి మ్యాథ్స్ సరిగ్గా ఇష్టముండదు గదా. మ్యాథ్స్ అంటే ఇష్టం లేనప్పుడు మ్యాథ్స్ క్లాస్‌లో కూడా ని‌ద్రొ‌స్తూంటుందంటారు నిజమేనా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! మ్యాథ్స్ క్లాస్‌లో ఇంకొకటి సోషల్ క్లాస్‌లో ఆహ్, మా స్కూల్‌లో ఆహ్, యాక్చువల్‌గా సోషల్, ఆహ్, సోషల్ స్టడీస్ ఆహ్, దాన్ని చదివితేనే పక్క ని‌ద్రొ‌స్తుంది. ఆహ్, <giggles> అంటే.
ఆ! సోషల్. అవును. నిజంగానే. హ్మ్. హ్మ్. ఏమ <laughs> ఎందుకండి మీకు నచ్చదా? సో అంటే సోది లాగా అట్లా అనిపిస్తుందా ఏంటి?
నచ్చుతుంది. ఆ! సోది. ఆ! అంటే సోది <chuckles> ఏం గాదు. ఆహ్, కొంచెం ఆహ్, నచ్చుతుంది. అంటే హ్మ్. హ్మ్. ఒక రకంగా బోర్, మనకి వేరే సబ్జెక్ట్‌లతోటి పోల్చుకుంటే. వేరే సబ్జెక్ట్‌లెట్లా అంటే మనం కొన్ని ప్రాక్టీస్ జేసేవూంటాయి. లేకపోతే రాసేవుంటాయి సోషల్ ఎట్లా అంటే మనం విని అర్థం జేసుకోవచ్చు.
<laughs> బోర్ ఒక రకంగా. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. విని వినే అర్థం జేసుకోవచ్చు. పైగా థియరీ చదవాలంటే నిజంగానే అలసటగా అనిపిస్తుందేమో!
హ్మ్. హ్మ్. ఇప్పుడులాగా థియరీ‌లు లేకపోతే కథలు మనం యాక్చువల్‌గా కథలు వినేటప్పుడు, చదివేటప్పుడు కూడా నిద్రొ‌స్తూంటుంది మనకి. సోషల్ గూడా అలానే సోషల్ స్టడీస్ గూడా కొంచెం కథలు మాదిరిగానే అలాగే ఉంటుంది కొంచెం.
హ్మ్. ఆ! అవును. హ్మ్.

హ్మ్.
హ్మ్. లేకపోతే హిస్టరీ గాని, హిస్టరీలు వినేటప్పుడు. ఆహ్, ఈ ఇలాగ కథలు కొంచెం కథల్లాగున్న చదివితే నిద్ర పట్టేస్తు ఉంటుంది.
హ్మ్. అవును, అవును. హ్మ్. హ్మ్. ఆ! అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆహ్, అంటే ఇప్పటికి కూడా ఏదైనా బోరింగ్ బుక్ చదివిది అలా ఎప్పుడైనా నిద్రపోయిన సందర్భముందా?
హ్మ్. ఉందండి.
హ్మ్. ఎలాంటి బుక్? అంటే మీకు ఏ జోనర్‌వి కొంచెం బోరింగనిపించాయి?
ఉంది. అది జోగర్ కాదండి. నేను అంటే నేను చదువుకునే పుస్తకాల్లో నాది కెమిస్ట్రీ సబ్జెక్ట్. అయ్యో! దాన్ని చదివితే ఇంకా గోరమింక గోరమైన నిద్ర. <giggles> చెప్పొద్దు. ఆ! ఫా చదివిన ఫార్ములాలు గూడ మరుసటి రోజు మర్చిపోయే అంత నిద్రొస్తుంది ఆ బుక్ చదివితే. హ్మ్. హ్మ్.
హ్మ్. ఓకే. <chuckles> ఆ! అదే. ఓహ్! ఓకే. <giggles> అయితే మీకెప్పుడైనా నిద్ర పట్టనప్పుడు ఆ బుక్ తీస్తారనమాట ఒకసారి, అలా. హ్మ్.
ఆ! అంటే నేను చదువుదామని తీస్తాను. అది నిద్ర పట్టేస్తూ ఉంటుంది. <chuckles> హ్మ్. రిహార్స్‌లా జరుగుతుందిలాగ. <chuckles>
ఓహ్! ఓకే. రివర్స్‌లో జరిగిందన్నమాట అయితే. <chuckles> అయితే ఇప్పుడు హ్మ్, కొంతమందికెంటంటే ఈ సెంటెడ్ క్యాండిల్స్ అంటే సువాసనలు ఏవైనా వస్తే, చక్కగా గాఢ నిద్ర పడుతుంది అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఇప్పుడు ఎలాంటివొస్తున్నాయంటే ఈ ఆయిల్స్. ఎసెన్షియల్స్ ఆయిల్సు దీపాలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు గదా! మీకెప్పుడైనా అలా నచ్చాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అదేంటో అండి నా విషయంలో హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే ఇప్పుడు ఈ విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఓకే.
యాక్చువల్‌గా నాకు వాసన రాదు. హ్మ్. అంటే వాసన తెలీదు. ఆహ్, నా బాల్యంలో ఒకసారి అంటే మా ఫ్రెండ్స్ మేముని
అదేంటి? హ్మ్. హ్మ్.
ఇలాగ ఒక ఊరికెళ్తుంటే ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది నాకు.

హ్మ్.
హ్మ్. అనేక డిస్టర్బ్ డిస్టర్బెన్స్‌లు ముఖ్యంగా దాంట్లో వా మనం ఫస్ట్‌ల లిస్ట్‌లో ఫస్టుంటుందంటే అవునా! అందరికి అదే ఉంటుంది. అవును. ఆ!
హ్మ్. ఫోను. ఫోను. అవును నిజం. అవును. ఫోన్ నిజంగెంత భాగమయిపోయిందంటే లేచిన దగ్గర్నుంచి పడుకున్న ఆహ్ వరకు ఇంట్లో వాళ్ళతో సన్నిహితులతో ఉంటామో లేదో తెలీదు కానీ ఫోన్‌తో మాత్రం ఉంటామండి నిజంగా. హ్మ్.
హ్మ్. ఆ! హ్మ్. అవును. లేదండి, అది ఆ పరికరమేదైతే వచ్చిందో అప్పటినుంచి అసలు ఇంట్లో వాళ్ళు లేరు, ఎవర్లేరు అసలు మనకి ఆ టైమంతా దానికే కేటాయిస్తున్నటుంది. ఆహ్, హ్మ్ మనకి హ్మ్. పని అయిపోయాక కూడా మనం కొంచెం ఇలాగా ఏం రిలాక్స్ అవుదామని చూస్తుండేవాళ్ళం ఆ సరే ఆహ్, పురాతన కాలంలోది. అప్పుడెప్పుడో 10 సంవత్సరాల కింద ఇప్పుడెలా అయిపోయిందంటే హ్మ్. హ్మ్. ఇప్పుడెలా అయిపోయిందంటే ఆహ్, రిలాక్స్ అయ్యే ముందుకూడా చూద్దాం ఫోన్ చూస్తూ రిలాక్స్ అవ్వచ్చని ఫోన్ వాడుతున్నాం ఎక్కువగా.
అవును. అవును. నిజం. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఫోన్ రాకముందు ముఖ్యంగా. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును రిలాక్స్ అవ్వడానికి కూడా ఫోన్ అయిపోయిందిప్పుడు. హ్మ్.
అలాగ... <laughs> అలాగా. ఆ ఫోన్ వాడడం వల్ల, ఎక్కువ వాడడం వల్ల రాత్రి పూట కొంచెం నిద్రకు డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంటుంది. ఎలాగంటే చాలామందంటూ ఉంటారు కదా, నిపుణులు కూడా మనకి ఓ గంట, గంటన్నరకు ముందు పడుకునే గంట, గంటన్నరకు ముందు ఫోన్ ఆపేస్తే చాలా మంచి ప్రయోజనాలు. హ్మ్. ఆ లైటనేది, ఆ లైట్ నుంచి వచ్చే మనకి ఎఫెక్టనేది మన కళ్ళకి పడదు. ఆహ్, మంచి నిద్ర వస్తుందని చెప్తుంటారు. అలాగా ఆహ్, ఆ! ఉ హ్మ్.
హ్మ్. అవును. హ్మ్. అవును. ఫోన్ ఆపేస్తే. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అయితే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆహ్ ఖచ్చితంగా ఫోన్ వాడాల్సి వస్తుంటుంది. ఏదైనా అప్‌డేట్లు చూసుకోవడానికో లేకపోతే ఇంకో ఇంకో విషయానికో. అలాంటప్పుడు ఈ సెట్టింగ్స్‌లో లైటింగ్ తగ్గించుకోవడము, ఈ ఐ ప్రొటెక్షన్ లైట్ పెట్టుకోవడము, ఆహ్ లేకపోతే ఇలాంటివి ఎప్పుడైనా మీరు చేస్తారా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. అవును.

అయితే నాదొక్కటే ఒక రిక్వైర్మెంట్ అండి. య్ అది ఎంత చలున్నా, అది ఎంత వేడున్నా, ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి. ఎంత చలికాలంలోనైనా, లేకపోతే ఎంత ఎంత వర్షాలు పడుతున్నా కూడా ఆ ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుతుండాలి. ఆహ్, ఎ చలి పెడుతుంది కదా ఆటోమేటిక్‌గా మనకి చలికాలంలో ఎక్కువ. ఇప్పుడు ఈ సందర్భం దుప్పటి కప్పాలి. <chuckles> ఫ్యాన్ స్పూ ఆహ్
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అవును. దుప్పటి కప్పుకోవాలి. <chuckles> అంతే కదా! చాలా మందికి ఉంటుందండి నిజంగా ఈ అలవాటు. హ్మ్. ఎంత చల్లగా ఉన్నా ఫ్యాన్ తిరుగుతుండాలి. కానీ ఫుల్‌గా దుప్పటి కప్పుకోవాలన్నమాట. ఆపేస్తే మళ్లీ గొడవ. <chuckles> అవును.
హ్మ్. అవును. హ్మ్. దాన్ని ఫుల్ స్పీడ్‌లో తిప్పేసి ఆపేస్తే నిద్ర రాదు మళ్లీ.
ఆ! అవునవును.
ఆ!
అయితే ఆహ్, ఈ ఫోన్ విషయంలో ఎలా అంటే, మీరు స్క్రీన్ లైట్ తగ్గించుకోవడము, లేదంటే ఇంకేం చేస్తారు? ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేసుకోవడము, అలాంటివి కానివ్వండి, ఆహ్, లేదంటే బెడ్ టైమ్ మోడ్ అలా పెట్టుకోవడం అంటే, మీ నిద్రని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి, మీరు ఏ మెజర్స్ తీసుకుంటారు?
హుహు. హుహు. హ్మ్. హ్మ్. ఆ! ప్రధానంగా అనేది, ఫోన్ పక్కన పెట్టేయడానికి ఏం చేస్తానంటే, ఫస్ట్ మా ఇంట్లో వైఫై ఉంది కదండీ. దాన్నాఫు ఆఫ్ చేసేస్తాను. ఇ ఇన్ ఇంట్లో పడుకునే ముందు.
హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్.
అది చేస్తే మనకి నెట్ రాదు. దాంట్లో చూడడానికి ఏమి ఉండదు.
ఆ! నిజమే. టెక్నిక్. హ్మ్. ఇదొక ట్రిక్ అన్నమాట. ఆ!
<giggles> దాంట్లో చెప్ ఆ! నేను పాటిస్తుంటాను. దాంట్లో చూడడానికి ఏమి ఉండదు కాబట్టి, మనకు బోర్ కొడుతుంది. అప్పుడు ఏం చూడలేము దాంట్లో. ఆహ్, ఆహ్, అలాగ దాని నెట్ ఆఫ్ చేసేసి, దాని తర్వాత
హ్మ్. అవును. అవును.
ఆ! ఈ నోటిఫికేషన్స్ అవన్నీ ఆఫ్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా దాని తర్వాత.
హ్మ్. ఆ! ఓకే. అవును. హ్మ్.
హ్మ్. మే దాని తర్వాత మెయిన్‌గా ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టుకుంటాను పడుకునే ముందు. హ్మ్. ఇం ఇంకొకటి ఆహ్, అంటే, ఈ యాప్స్ తక్కువగా వాడడానికి, రోజు మొత్తంలో తక్కువగా వాడడానికి, ఆహ్, యాప్ టైమర్, యాప్ అదే లిమిట్ ఉంటుంది కదా! డైలీ లిమిట్
హ్మ్. హ్మ్. హ్మ్. చెప్పండి? హ్మ్. హ్మ్. ఆ! ఓకే. అంటే అవును. ఎంత వరకు వాడుతున్నారు? అనేది స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది అంటారా?
హ్మ్. ఆ! అలాగే. దాన్ని పెట్టడం ద్వారా ఆ! ఓకే. ఇంత సమయం నేను వాడాను, ఇంకా ఆపేద్దాం అన్నట్టు ఆపుతూ ఉంటాను.
హ్మ్. హ్మ్. ఓకే. చాలా బా చెప్పారండి మీరు. రాత్రిపూట నిద్ర మెరుగ్గా మెరుగైన నిద్ర కోసం మీరేం చేస్తారు? మీకెలా ఉంటే నిద్ర పడుతుందనే విషయాల గురించి చక్కగా మాతో పంచుకున్నారండి. మరోసారి మళ్ళీ మాట్లాడుకుందాం.
ఇలా ఉంటుంది. హ్మ్.